ఓకే. ఏదోకటి ముందు ట్రై జేద్దాం అన్నట్టుగా ఇక మొదలు పెట్టేసారైతే.
హ్మ్. "ఇన్ని రోజులు, అంటే ఇప్పుడు భయంతో అంతమందున్నారు, ఇంతమందున్నారు అని చెప్పి వంద ఆలోచిస్తున్నాం కదా! ఒస్తే ఒచ్చింది, లేకపోతే లేదు. మనమైతే మనోంతు ప్రయత్నిద్దాము" అన్న ఆలోచన మాలో కలిగింది.
అవును. మంచిది. సూపరైతే. <giggles>
ఇంక అదే ఆలోచనతో మొదలుపెట్టామండి. సార్ ఎలా అయితే చెప్పాడో సేమ్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మేము ట్రై చేసామనమాట. అంటే ఇప్పుడు మేము నలుగురుం ఉన్నామని చెప్పాను కదా! నేను. ఈ నలుగురు ఎలా అంటే వర్క్ అనేది ఎఫిషియంట్‌గా పంచుకున్నామనమాట. నువ్వు ఒక్క వర్క్ చెయ్యి, నేనొకటి చేస్తాను. మిగతా ఇద్దరు అట్లా, ఒకళ్ళు పీపీటీ చేయటము, ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ చేయటము, ఒకళ్ళు కోడ్ రాయడము, ఒకళ్ళు ఎర్రర్స్ వెతకడము.
ఆ! ఓకే. అవును. ఓహ్! సూపర్ కదా! అవును. మరి మీకంత నాలెడ్జ్ ఎక్కడ నుంచొచ్చింది మరి? దానికి అంటే ఆహ్, ఫ్రంట్ ఎండయిన, బ్యాక్ ఎండయిన చేయాలంటే కొద్దిగా మినిమమ్ నాలెడ్జ్ అయితే కావాలి కదా! కోడింగో లేకపోతే యూఐయో ఆ! మరెలా చేసారు?
అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా కావాలి. హ్మ్. ఇప్పుడేంటంటే, సార్ చెప్పాడని చెప్పాను కదా! నేను యేలా వాడాలి ఏమేం వాడాలి అని. ఈ ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి కొన్ని వెబ్‌సైట్స్ అనేవున్నాయనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'లవబుల్ ఏఐ' అని చెప్పి ఒక వెబ్సైటుంది. ఇంకొకటి 'దేవ్ డాట్ ఏఐ' అని చెప్పి. మాకు ఈ వెబ్సైట్స్ అనేవి సార్ సజెషన్ ఇచ్చాడు. ఇలా ఇందులో నుంచి ఫ్రంట్ ఎండ్ మీకు డెవలప్ అవుతుంది అని. మేం చేసిన పనేంటంటే
ఓకే. ఓకే. ఓకే. అంటే మీ రిక్వైర్మెంట్ పెడితే దానికి బేస్ చేసుకొని ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ అనేదొస్తుందనమాట.
ఎగ్జా‌ట్‌లీ. హ్మ్. ఇప్పుడు మనం చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇస్తాము. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోనో, మ్యాటరో ఇచ్ ఇచ్చిద్ది. సేమ్ ఈ వెబ్‌సైట్స్ ఎలా అంటే "నాకు వెబ్‌సై‌ట్‌లో ఇలా కావాలి, లాగిన్ పేజ్ కావాలి. ఆ లాగిన్ పేజ్‌లో ఇవన్నీ ఉండాలి. సోర్సెస్" సో ఇవన్నీ నేను ప్రాంప్ట్‌లుగా క్రియేట్ చేసి తయారు చేసి ఆ లవబుల్ అన్న వెబ్‌సైట్‌లో ఇస్తే అది నాకు టోటల్ ఫ్రంట్ అనేది ఆహ్, ఫ్రంట్ ఎండ్ అనేది ఏ ఇచ్చేసింది ప్రివ్యూలో. డౌన్‌లోడ్ చేసుకునే దట్టు కోడ్‌తో. హ్మ్.
అదే. ఓకే. ఆ! ఆ! ఆ! సూపర్. సూపరసలా. <chuckles> మొత్తం మీకు కోడింగిచ్చేస్తది. ఒక కోడిచ్చేస్తది.

అవునండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ మీద ఐడియా ఉన్నవాళ్ళు ఉంటా ఉంటారు. పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే తెలిసిన చుట్టాలు కానివ్వండి. సో వాళ్ళ నుంచి కొన్ని కొన్ని టిప్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు కదా! అంటే ఇలా నిర్మా ఇ ఇలా స్టార్ట్ చేయాలి.
అవును. హ్మ్. అంతేలేండి. అంటే రిలేటివ్స్‌లో ఎవరన్నా ఆల్రెడీ బిజినెస్ చేస్తంటే వాళ్ళ నుంచి కూడా ఏదో ఒక టిప్పో లేకపోతే ఎలా చేయొచ్చు అవన్నీ తెలుసుకోవచ్చు కదా!
అవును. అవును. అలా తెలుసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ఎలా ఉంటారంటే? ఎందుకు అడగాలి వీళ్ళని. అబ్బా! వీళ్ళని అడిగితే మన ప్రెస్‌టేజ్ మనం తగ్గించుకున్నట్టు ఉండిద్దేమో. అన్న విధంగా ఆలోచిస్తారనమాట. అంటే ఎదుటి వాళ్ళని ఏదైనా సహాయం అడగటానికి వంద సార్లు ఆలోచిస్తారు. అబ్బో! మళ్ళీ‌నా.
ఓకే. <giggles> అంటే మొహమాటం కొద్దంటారా? లేకపోతే <chuckles> వాళ్ళ దగ్గర అడిగి మనం చిన్నపోతాం అనేసా?
ఎందుకో హ్మ్. రెండుంటాయండి. అంటే మొహమాట పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బా! అడగాలా? వద్దా? అన్నట్టు. ఆహ్, కొంతమంది ఎలా ఉంటారంటే నేనేంటి వాళ్ళనడిగేది. అది కూడా వాళ్ళనడగాలా? అన్న విధంగా కొంతమందుంటారు. కానీ మనకి నిజంగా ఏదన్నా తెలుసుకోవాలి. నిజంగా ఏదైనా ఇ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు. మనకి ఒకళ్ళ సహాయం అనేది ఖచ్చితంగా అవసరపడుతుంది. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు హ్మ్.
రెండు ఉంటాయిగా. హ్మ్. అదేనండి. హ్మ్. అంతే కదండీ. అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు మనకి దానిలో ఉన్న ఒడిదుడుకులు కానీ, లేకపోతే అసలు ఎలా చేయాలి అన్న ఒక బేసిక్ ఐడియా కోసం అన్నా సరే! ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా ముందు.
అవును. నిజంగా. అంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితేనే కదా! ఓకే. ఇది దీనికి సంబందిచ్చింది. దీని తర్వాత ఇలా మొదలుపెట్టాలి. ఫస్ట్ స్టెప్ ఇది. అన్న ఒక ఐడియా అనేది వస్తుంది మనకి. ప్రొసిజర్ అనేది స్టెప్ బై స్టెప్ తెలుస్తుందప్పుడు. ఎ అసలు ఏ వర్క్ ఎలా చేయాలి అని. నేను కూడా మా కాలేజ్‌లో ఇలా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారండి. ఆహ్, నార్మల్‌గా కోడింగ్ ఉంటుంది కదా! హ్యాకథాన్స్.
అవును. అవునవునండీ. ఓకే. ఏం కాంపిటీషన్ డాన్సింగ్ లేకపోతే ఇలాగ అంటున్నారా? ఫెస్టూ.
అవి, అవి ఉంటే పర్లేదండి. ఎంజాయ్ చేయొచ్చు. అవి కాదు. కోడింగ్‌కి సంబందిచ్చినియి ఉంటాయి కదా! హ్యాకథాన్స్ అని చెప్పి.
ఆ! ఆ! ఓకే. ఓకే. యాహ్! అర్థం అయిందండి. అంటే కొద్దిగా ఆల్ ఇండియా లెవెల్‌లో కూడా జరుగుతూ ఉంటాయి కదా అవి.
హ్మ్. హ్మ్. అవునండి. ఆల్ ఇండియా లెవెల్‌లో జరుగుతూ ఉంటాయి. ఇంకా కాలేజ్‌లో ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్, 'ఐబీఎం' కానివ్వండి. ఇవి. సో వీటితో టై అప్ అయ్యి మనల్ని కోడింగ్ అనేది చేయమంటారు. ఒక వెబ్ అప్లికేషన్ లాంటిది క్రియేట్ చేయమంటారు. వెబ్ పేజ్ అనమాట యాప్‌లాగా.
హ్మ్. అవునండి. ఓకే. ఓకే. అదే. అర్థం అయింది.
హ్మ్. ఇదేంటంటే ఆహ్, అన్ని ఫస్ట్ ఇయర్ నుంచి 4త్ ఇయర్ వరకి అన్ని ఇయర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆహ్, కాంపిటీషన్‌లో.

ఆ! ఓకె.
ఎలా అంటే, మాకూ ఆహ్, ఇప్పుడు కాలేజ్, బిటెక్ ఎలా ఉంటుందంటే, మెయిన్‌గా కాలేజ్‌కి ఎళ్తుంది అటెండెన్స్ ప్రెజెంట్ చెప్పడానికి అన్నట్టు ఉంటుంది బిటెక్‌లో జాయిన్ అయ్యాక. అదే అర్థమైంది నాకు.
<laughs> అంటే ఏదో పుస్తకాలు కూడా ఒక 4, 5 కాకుండా, జస్ట్ ఒక్క పుస్తకం. దాన్ని అటువైపు ఇటువైపు మధ్యలో
ఇదయ్యాక. హ్మ్. ఒక్కటే పుస్తకమండి. అసలు నేనైతే పుస్తకమే తీసుకెళ్ళలేదు నమ్ముతారో లేదో మీరు. హ్మ్. నీకు ఎవరి దగ్గర‌గరో
ఓహ్! యాండ్రాయిడ్ అన్నమాట మీరింకా. యాహ్! ఫోన్ వాడుకుంటారా ఏదన్నా నోట్స్ రాసుకోవడానికి?
ఎవరన్న పక్కన వాళ్ళుంటారండి హాస్టలర్స్ తెచ్చిస్తారు. బుక్ అది పెట్టుకొని కూర్చోవడమే. ఇంకా అసలు ఫోన్ వాడుకుంటా కింద. ఇలా ఇంక ఎమెమి.
ఆహా! అంటే, సింపుల్‌గా ఒక క్యారీబ్యాగొ, ఏదో ఒకటి క్యారీ చేసుకొని వెళ్ళిపోతారు ఇక కాలేజ్‌కి. <chuckles>
అంటే అలాగల. ఆ లంచ్ బాక్స్ అనేది పెడతారు, అది బ్యాగ్‌లో యెసుకొని వెళ్ళడం అన్నమాట. చార్జర్ మాండేటరీ, ఎయిర్‌పోడ్స్ మాండేటరీ, ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాలింకా.
ఆహా! ఓకె. చార్జర్ లేకపోతే, అసలు స్కు కాలేజ్‌కెళ్ళడం వేస్ట్ అన్నమాట అయితే.
ఇంక ఎలా అండి? అది మర్చిపోతే ఇంకా అస్సలు చార్జర్ పక్కన పెట్టండి, ఇయర్‌పోడ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ క్లాసులు విన్నప్పుడు, ఆ ఇయర్‌పొడ్స్ వెట్టుకొని చేతులు అడ్డం పెట్టుకొని కూర్చొని, అవి కనిపీయకుండా. ఇ ఇలా
<chuckles> ఆ! ఏంటి డైరెక్ట్ క్లాసు‌ల్లో? ఏది మనకి లెక్చరర్లు చెప్పేటప్పుడు కూడా, ఇయర్ ఫో‌న్స్ వాడేస్తారా?
హ్మ్. కొన్ని సందర్భంలో అంటే, స్ట్రిక్ట్ ఫ్యాకల్టీ ఉండరన్నమాట కొన్ని క్లాసెస్‌కి. అలాంటి క్లాసెస్‌లో, ఇంక చేస్తూ ఉంటాం అన్నమాట. అలా కొన్ని, కొన్నిసార్లు. చెప్పుకోకూడదు గానీ చాలా చేశాం అనమాట <chuckles> చాలా క్లాసెస్‌లో. ఇంక, ఇంక ఎలా అంటే
ఓకె. హుహు. అర్థమైంది, అర్థమైంది. <giggles> అంటే, మీకు ఈ గూడ్స్ నేనూ ఖచ్చితంగా క్యారీ చేయాలంటే ఏదో బస్సులోనో, వెళ్ళే ట్రావెల్లో యూజ్ చేస్తారేమో అనుకుంటున్నాను. డైరెక్ట్‌ ఇక క్లాసుల్లో వాడతారు అన్నమాట మీరు.
హ్మ్. ముఖ్యంగా ట్రావెల్లోనేనండి. ఎలా అంటే, గంటన్నర ప్రయాణిచ్చాలి నేను డైలీ. సాయంత్రం గంటన్నర, పొద్దున్నే గంటన్నర. 3 గంటలు రోజు జర్నీకి. ఇంక అవి లేకపోతే అంతే అనమాట మా పని. ఇంకా హ్మ్, ఈ క్లాస్‌లో ఏంటంటే ఎటెండెన్స్, ఎటెండెన్స్ గోల ఉంటే, మేమేమనుకున్నామంటే ఈ కాంపిటీషన్‌లో ఎవరైతే పార్టిసిపేట్ జేస్తున్నారో, వాళ్ళకి ఫుల్‌డే ఎటెండెన్స్ అనేది వస్తుందన్నట్టు చెప్పారనమాట.
హ్మ్. అబ్బో! ఎక్కువ డిస్టెన్సె. అదే గదా!

హ్మ్. అదొకటి ఉందిగా బ ప్రస్తుతానికి లాగేయడానికి. ఆ! మరి వాడారా చాట్‌జిపిటి ఫోన్‌లో వాడేసారా?
హ్మ్. హ్మ్. సో, 80% చాట్ జిపిటియె సహాయం జేసిందనుకోవాలి. మాకైతే వర్క్‌లో. ఇంకా అసలు మాకు అక్కడ ఎలా మొదలు పెట్టాలి? ఏం స్టార్ట్ జేయాలి? అన్నది ఐడియా లేదు కాబట్టి లేదసలు. ఆహ్, ఒక్క పర్సెంట్ ఐడియా కూడా లేదన్నమాట. ఇంకా అందరు చేయడం చూసి ఇంక సరేలే మనం కూడా ప్రయత్నిద్దాం, ఏదో ఒకటి అన్న ఒక ఆలోచనతో మాకక్కడ తెలిసిన ఒక సార్ ఉన్నాడన్నమాట. మా క్లాస్ టీచర్ కూడా అక్కడున్నారు కాంపిటీషన్‌లో. చెక్ జేస్తు.
ఓహో! సూపర్. <chuckles> ఓకే. అదే. ఆహా! ఓకే. ఓకే. అంటే ఎవరైతే అక్కడ మెంట్ ఆహ్, వెరిఫై చేసుకుంటూ కొంతమంది రౌండ్ చేస్తున్నా అన్నారు కదా! వాళ్ళలో ఒక ఆయన?
అవును. హ్మ్. వాళ్ళలో ఒకాయన మా క్లాస్ టీచర్ ఉన్నారు. ఇంకా ఆ సార్‌ని పిలిచామనమాట. "సార్, మాకిట్లా ఐడియా లేదు సార్. దీని మీద ఎలా చేయాలి?" అని చెప్పి, "ఏదో మేము నార్మల్‌గా ఒచ్చాము కానీ ఇక్కడ చూసాక మాకు కూడా చెయ్యాలి అనిపిస్తుంది. సహాయం జేస్తారా?" అని అడిగాము.
ఓహో! సూపర్. ఆ! <chuckles> ఆ! ఓకే. ఆ! ఆ! ఓకే. ఓకే. ఆయనేమన్నారు అసలు మీరు ఎందుకొచ్చారా బాబు అన్నాడా? <chuckles>
<chuckles> ఆయన యెలా అంటే మేమదే అనుకున్నాం అనమాట. అంటే ఎందుకిక్కడొచ్చారు? ఇదేంటి అంటే కానీ ఆయన చాలా బాగా సహాయం జేశారనమాట. అంటే ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు గాబట్టి నేను తప్పకుండా మీకు సహాయం జేస్తాను ఎలా జేయాలి అని జెప్పి అన్నాడు సార్.
ఆ! హ్మ్. వావ్! సూపర్ కదా! అయితే సపోర్ట్ ఇచ్చారు అయితే మీకు.
చాలా ఆనందంగా అనిపిచ్చింది. అవునండి. చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకొకటేంటంటే ముఖ్యంగా ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? ఆ వెబ్ అప్లికేషన్ చేయడానికి ఏమేమి సోర్సెస్ కావాలి? ఇప్పుడు మనకి ఒక వెబ్ పేజ్ తయారు జేయాలంటే, దానికి ఫ్రంట్ ఎండ్ అని చెప్పి, బ్యాక్ ఎండ్ అని చెప్పి, 100 పేర్లు జెప్పాడు సార్ ఆ రోజు. మాకవన్నీ అస్సలు తెలీదు.
ఓకే. హ్మ్. అవును. ఆ! మీరు పైగా ఫస్ట్ ఇయరే. కనీసం దానికి క్లాస్‌లు కూడా మీరు ఇయర్‌ఫోన్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. <chuckles>
హ్మ్. <chuckles> అసలు తెలిసేది కాదు. ఇంకా ఈ ఆ సార్ చెప్పినప్పుడు మేమేంటంటే లైన్ వైస్‌గా రాసుకున్నామన్నమాట బుక్‌లో. ఓకే. ఫస్ట్ స్టెప్ ఇది చెప్పారు. సెకండ్ ఇది. హ్మ్. మాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ సార్ చెప్పిన తరువాత యాస్ ఇట్ యాస్ మేము రాసుకొని, ఆ హ్యాక్‌తాన్ ఏంటంటే. 2 రోజులండి. 10-4, 10-4 2 డేస్. మార్నింగ్ 10-4 వరకి.
ఓకే. స్టెప్ బై స్టెప్ రాసుకున్నారు. హ్మ్. ఆ! ఓకే. ఓకే. యాహ్! అంటే ఫస్ట్ డే మొత్తం ఇలా కనుక్కోవడానికే సరిపోయిందా మరి మీకు?
2 రోజులు

ఓహ్! ఓకే. అంటే మీ ఆహ్, నలుగురు కూడా కరెక్ట్‌గా మొత్తం ఇంకా ఆ పనిలో నిమగ్నం అయిపోయారనమాట ఆ రోజు సాయంత్రం నుంచి.
ఇలా ఇంకొక హ్మ్. అవును. అవును. ఎలా అంటే అసలు మాకు ఇంట్రెస్ట్ లేని దాని మీద, ఆ సార్ చెప్పడం వల్ల దాని మీద స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్ల, మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ఆసక్తిగా అనిపించింది ఇంకా. అంటే ఇంకా నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి అని చెప్పి. చాలా ఇంట్రెస్టింగా ఒక గేమ్ ఆడుతా ఉంటే, లెవెల్ బై లెవెల్ ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ అలానే అనిపించింది. ఇంకా
అదే. హ్మ్. అదే. <chuckles> ఓకే. లెవెల్ లెవెల్ పెరిగే కొద్ది కూడా క్లిష్టతరంగా అనిపించిందా మరి మీకు?
అవునండి. తప్పకుండా కొన్ని సందర్భాల్లో అసలు ఏం అర్థం కాలేదన్నమాట. కోడ్ అనేది రన్ అవ్వలేదు మేము చేసేటప్పుడు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ రాంగానే మేము ఎవరైతే మా మెంటర్ అనుకున్నామో సారు, ఆ సార్‌ని మళ్ళీ మేము హెల్ప్ అడిగామన్నమాట. ఇలా సార్ ఇది ఎర్రర్ వస్తుంది అని.
ఓకే. ఆ! ఓకే. అంటే అప్పడు వరకు మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషనంత చూపించి, ఇదిగోండి సార్ ఇలా చేసామని చెప్పి చూపించారా మరి?
అవును. అవునండి. చెప్పిందంతా చూపించాము చేసిందంతా. చేసిన తర్వాత మేము పీపీటీస్ ప్రిపేర్ చేసింది కానివ్వండి, అవన్నీ చూపించాక, ఈ ఏదైతే ఈ కోడ్ రన్ అవ్వట్లేదో, ఒక పార్ట్ ఆఫ్ కోడ్ ఇదేంటంటే బ్యాక్ ఎండ్‌లో ఒకటి స్పెషల్‌గా ఏపీఐ కీస‌ని చెప్పి పెట్టమని అడుగుతుంది. అది మనం జనరేట్ చేయాలనమాట ఏపీఐ కీస్. మాకేంటి అది చాలా ఎవరికైనా ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది. మాకు ఫస్ట్ టైమ్ కదా! అసలు ఐడియా లేదు. చాట్ జీపీటీని
హ్మ్. ఆ! ఓకే. ఓకే. ఓకే. అదే. హ్మ్. అదే అసలు అసలు ఆ ఏపీఐ కి అంటే ఏంటో కూడా తెలిసే సందర్భం కూడా కాదు కదా!
అవునండి. అసలు మేము ఫస్ట్ ఏపీఐ‌ కీ జనరేట్ చేయమని చెప్పి మాకు అడుగుతుంటే వెబ్సైట్‌లో మేము చాట్ జీపీటీ‌లో ఓత్తామనమాట ఏపీఐ కి ఏంటి అంటే, అప్పుడు అది ఇచ్చిందనమాట బ్యాక్ ఎండ్‌లో మనకు ఇప్పుడేదైనా గూగుల్‌లో సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా, అలా ఇన్ఫర్మేషన్ రావడానికి ఏపీఐ కీస్ అనేది వాడతామంట.
ఆ! <chuckles> ఆ! అవును. ఓకే. ఓకే. అదేలెండి. అంటే అది ఆ సెర్చ్ ఇంజిన్‌కి ఉపయోగపడతది.
అది ఎలా జనరేట్ చేయాలి అన్నది లేదు. అవును. ఎలా జనరేట్ చేయాలన్నది మాకు అసలు తెలియట్లేదు. ఎంత ప్రయత్నించాం అంటే రాత్రి 3:30, 4:00 దాకా చేస్తూనే ఉన్నాము.